మనం ఇప్పుడేమో ప్రతీ ఇంట్లోని భార్య, భర్త ఇద్దరు సహకారం ఉంటేనే ఆ సంసారం...
హ్మ్. అవును. హ్మ్.
చక్కగా సాగుతుందండి. ఇప్పుడు పూర్వకాలం ఏమో, ఉమ్మడి కుటుంబాలు అన్నీ ఉండేవి. అప్పట్లోనేంటంటే ప్రత్యేకంగాను ఆహ్, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్. అందరూ కలిసి ఉండడంతోటే ఆహ్, ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళకి, ఆడవాళ్ళకినేేమో ప్రత్యేకంగానేమో, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉండేది. అంటే ఆడవాళ్ళేమో, వంట కార్యక్రమం ఇల్లు, మెయింటెనెన్సు పిల్లల సంరక్షణ ఈ బాధ్యతలన్నీ చూసుకునేవాళ్ళు. మగవాళ్ళేమో వాళ్ళు బయటకి వెళ్ళడం. పొలం పనులు, లేపోతే ఉద్యోగాలు, లేపోతే వ్యాపారాలు అవి చేసుకోవడం. బయట పనులన్నీ చూసుకునేవాళ్ళు. <sniffs> అయితే ఈ రోజుల్లో ఆధునిక యుగంలో ఏమైందంటే, ఆడ, మొగ ఇద్దరూనేమో వచ్చి ఆహ్, వీళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబమే. ఆ! ఉమ్మడి కుటుంబాలు పోయాయి. హ్మ్. అయితే ఇలాంటి సందర్భంలోనేంటంటే ఇంట్లో భార్య వంట చేయడం, భర్తేమో వచ్చి బయట పనులు చేయడం అని కాకండాను, <sniffs> ఇంట్లో ఇద్దరూ కలిసి చేసుకొని భార్యకి చేదోడు, బాదోడుగానన్నమాట భర్త ఉండి. వంట అది కలిసి చేస్తే, అప్పుడు వాళ్ళిద్దరిలోనేమో అనురాగం, ఆప్యాయత ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో మీరు మీ తాలూకా అనుభవాలు, <sniffs> హ్మ్. దాని గురించి ఏమన్నా తెలియజేయగలరా?
అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఎవరి పనులు వాళ్ళు, చేసుకునేవారు. అవును. అవునవును. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అరుగుతాయి. అవును. హ్మ్. హ్మ్. ఆ! నాకున్నాయండి. అంటే ఎక్కువగా ఏ పనైనా మేము ఇంట్లో, మేమిద్దరం గూడా మా వైఫ్ అండ్ నేను. ఆహ్, ఎక్కువగా క కలిసే జేస్తుంటాం. ఏ పనైనా గూడా, చిన్న పనైనా. ఆహ్, హ్మ్. మనకి సమ్‌థింగిప్పుడు. ఏదన్నా బట్టలు వాష్ జేయాలి. వాషింగ్ మిషన్‌లో వెయ్యాలి. అలా ఏ చిన్న పనైనా గూడా నేను హెల్ప్ జేస్తూ ఉంటాను. మా ఆవిడకి నేను.
హ్మ్.
ఆ! అలాగే కిచెన్‌కోస్తే నేను ఎక్కువగా నాకు కుకింగ్ అంటే గూడా నాకు చాలా ఇష్టం. ఆహ్, ఆ నాకు కొంచెం ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు గాని లేకపోతే ఎప్పుడైనా వర్క్ ఎక్కువ లేనప్పుడు
ఆ! అవును.
అలాగా నాకు కుకింగ్ జేయడమంటే చాలా ఇష్టం. ఆహ్, కుకింగ్ జేసి, మా వైఫ్‌కలాగా చేసిపెట్టడమంటే గూడా చాలా ఆనందాన్ని గలిగిస్తుంది నాకు.
అంటే మీరు ఇంట్లో వైఫ్‌కి సహాయం చేయడం అంటే కూరగాయలు తరగడం, కూ కూరగాయలన్ని కడిగి
హ్మ్. అవి చేస్తూనే ఉంటాను. కూరగాయలు తరగిస్తుంటాను. లేకపోతే ఏమన్నా వేరే కూరగాయలు గూడా బయట నుంచి మార్కెట్ నుంచి నేనే తీసుకొస్తాను. ఎక్కువగా తనకు అంటే నాకా విషయాల గురించి తెలుసు గాబట్టి అవగాహన ఉంది గాబట్టి చేయగలుగుతున్నాను.
హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్.
అలాగే ఇప్పుడు మీరు, మీకు తెలిసినటువంటి ప్రత్యేకమైన వంటలేమన్నా ఉన్నాయా?
హ్మ్. ఆ! ఎక్కువగా ఇష్టపడి జేసేదంటే నేను ఆహ్, నాకు ఎక్కువగా ఇష్టమున్నది గూడా మా ఆవిడ తినేది ఎక్కువ గూడా ఆ! హ్మ్. చికెన్ బిర్యానంటే ఎక్కువిష్టమండి.
ఓహ్!
హ్మ్. చాలా ఇష్టంగా తింటుంటుంది. నేను చేసే చికెన్ బిర్యానీ గూడా మావిడ. ఆహ్, ప్రతి వీకెండ్ గూడా ప్రతి అంటే మాక్సిమం ఉంటుంది. ప్రతి వీకెండ్ గూడా, నేను ఏదో ఒక స్పెషల్ వంటకం జేస్తుంటాను చికెన్ బిర్యానీయే గాకుండా.
ఆ! ఆహ్, ఈ చికెన్ బిర్యానీ అన్నారు కదా! అంటే నేను ఆహ్, మామూలుగానేమో వెజిటేరియననుకోండి. <sniffs> కానీ ఈ చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అని చాలామంది ఆహ్, నోట్లోనేమో నానుతున్నటువంటి పదమనమాటది. అంటే అంత నోరురించేటువంటి వంట అది ఎలా తయారు చేస్తారు కొంచెం ఏమన్నా చెప్పగలరా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. <giggles> అవును. అవును. ఆ! ఇప్పుడు దాంట్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అండి. అంటే ఆహ్ దాని తర్వాత మనకి దాంట్లో ఎక్కువగా ఇది అయ్యేదంటే
ఆ!
నెయ్యి గూడా చ మనకి కీలక పాత్ర పోషిస్తుంది. మనం దీసుకునే దాంట్లో. బియ్యం గూడా మంచి క్వాలిటీ బియ్యం దీసుకుంటే మనకి చాలా చక్కగా కుదురుతుందండి మనకి చికెన్ బిర్యానీ గూడా.
హ్మ్. హ్మ్. అ అంటే చికెన్ బిర్యానీ అంటే కంపల్సరీగా బియ్యం రైస్ కూడా ఉండాలి కదా! అందులో? ఆ! ఓకే. ఆహ్, బిర్యానీ అంటే రైస్ ఉంటేనే బిర్యానీ అంటారు. మరి ఒహో! ఇంకొకటుంది, చికెన్ పులావ్ అని చెప్పి అదొక పదం వింటూ ఉంటాం.
అవును. ఆ! అవును. అదిరు హ్మ్. ఆ! సేమ్ అది గూడా చికెన్ పలావంటే దాన్ని కొంచెం వేరేగా జేస్తారండి. ఇప్పుడు చికెన్ బిర్యా
ఆ! సరే ముందు చికెన్ బిర్యానీ గురించి చెప్పండి. తర్వాత మనం చికెన్ పొలావ్ గురించి వెళ్దాం. హ్మ్.
హ్మ్. ఆ! చికెన్ బిర్యానీ గురించి చెప్తాను. అయితే చికెన్ బిర్యానీ ఫస్ట్ మనం చికెన్ దీసుకొని ఎంత మనకేంత గావాలో అంత చికెన్ దీసుకొని, ఆహ్, దాన్ని ఏం జేస్తారంటే ఫస్ట్ కొంచెం దాంట్లో గావాల్సినవి ఉప్పు, పసుపు ఆహ్, మిరపొడి గాని లేకపోతే ఆహ్, జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత పెరుగు గూడా ఎస్తరు. ఇవన్నీ ఆహ్, మనకి ఉడికియని చికెన్‌లో, అంటే మనం కుక్ చేయని చికెన్‌లో పైన ఏసేసి మొత్తం కలిపేయాలి దాన్ని బాగా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఆ! ఆ!
హ్మ్. కలిపేసి మారినేషన్ జేసెశారు. ఇంకొకటి కొంచెం లైట్‌గా ఆయిలేసుకోవాలి దాని పైన గూడా. హ్మ్. ఆయిలు, ప్లెస్సు మనకి దాంట్లో పెరుగు గూడ ఏస్తరండి.
ఆ! ఆ! ఓహ్! పెరుగు కూడ ఏస్తారు. పెరుగు ఎందుకేస్తారండి? అంటే పులుపు కొంచెం ఆహ్,
హ్మ్. కొంచెం ఆహ్ ఆ! పులుపు అంటే మనం, ఆ వేరే వంటకాలలో అయితే, మనం టమాట ఏసుకుంటాము.
ఓకే.
గానీ, ఈ చికెన్ బిర్యానీలో, టమాటా అసలు వాడరు. ఎక్కడ వాడరు.
ఓహ్! టమాటా వాటరనమాట. ఆ!
ఆ! టమాటా వాడరు గాబట్టి, దానికి, ఆల్‌టర్‌నేట్‌గా ఇది పెరుగు వాడుతుంటారు. కొంచెం ఆహ్
మరి ఉల్లిపాయ, అది వాడతారా?
ఆ! ఉల్లిపాయ గూడా వాడ వాడతరండి. ఉల్లిపాయ గూడా మనకి ఎలా ఉంటుందో అదంటే, మనం బ్రౌన్ ఆనియం ఆనియన్ అంటారు గదా! ఎక్కువగా మనము ఆహ్, దాన్ని ఆయిల్‌లో ఏసి, కొంచెం ఆ బ్రౌన్ కలర్‌లొకొచ్చే వరకి ఇది జేయాలి. ఆ మ్యారినేషన్‌లో ఆ బ్రౌన్ ఆనియన్ గూడ వాడతారు.
అ ఆ! ఆ! హ్మ్. హుహు.
ఆ! దాంట్లో కొంచెం కొత్తిమీర గానీ, లేకపోతే ఆహ్, పచ్చిమిర్చి గూడా ఏస్తుంటారు. ఏహ్, ఇష్టమున్నవాళ్ళు. అలాగ వేసి దాన్ని ఆహ్, మ్యారినేషన్ చేసిన చికెన్‌ని ఒక గంట, గంటన్నర పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు మ్యారినేషన్ జేసి.
ఆ! అవును. ఓహో! ముందు కూల్ జేయాలనమాట. హ్మ్.
అద్ధ్ ఆహ్ హ్మ్. అయితే దీంతో పాటు పక్కనే మనమిప్పుడు తీసుకొచ్చిన బాస్మతి రైస్ దీసుకోవాలి దానికి మంచి క్వాలిటీ బాస్మతి రైస్ దీసుకొని...
ఆ!
ఆ బాస్మతి రైస్‌ని మనము ఒక ఆహ్, ఒక చిన్న పాత్ర మనకెంతైతే సరిపోతుందో ఆ పాత్రలో ఆహ్, ఫస్ట్ కొంచెం ఆయిల్ ఏసేయాలి.
హ్మ్.
ఆయిలు దానికి కావాల్సిన మనకి బిర్యానీ ఆకు అంటారు.
హ్మ్.
బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క ఆహ్, ఇంకా ఏమంటారు మనకి ఆ! ఇలాచీలు
ఇలాచి. అవును.
ఆ! ఇవి ఆహ్, దానికి ఆ రైస్‌కి కొంచెం ఫ్లేవర్‌నిస్తాయి అన్నట్టు ఇవి.
హ్మ్.
ఆ ఫ్లేవర్ ఒస్తుంది ఆ రైసు కొంచెం ఆ వాటర్‌లో ఎయంగానే
అంటే ఇవన్నీ మసాలా, మసాలా సామానంతాను. హ్మ్.
హ్మ్. మసాలా దినుసులంతా ఏసుకోవాలి దాంట్ల. ఆ! ఆయిల్‌లో ఏసుకొని, కొంచెం వెపుకొని, ఆహ్, దానికి ఎంతైతే వాటర్ సరిపోతుందో, అంటే ఎంత వాటర్‌లో రైస్ ఉడుకుతుందో, అంతన్న అన్ని నీళ్ అన్ని నీళ్లు దీసుకొని అంటే అది ము మొత్తం కుకవ్వాలి ఆహ్, 70 పర్సెంట్ వరకు ఆహ్, కుకవ్వాలి రైస్ గూడా.
హ్మ్. అంత వాటరే పెట్టుకోవాలి. హ్మ్. ఆ! అవును. అవును.
అలాగా ఓ 70 పర్సెంట్ వరకు కుక్ జేయాలి. ఆహ్, మ్యారినేషన్ అయిన చికెన్‌ని దీసుకొచ్చి, మనం ఎలాగంటే గ్రేవీలాగా జేసుకోవాలి మొత్తం. ఆ మొత్తం ఒక ఇంకో హండీలో మొత్తం గ్రేవీలాగా జేసుకొని
హ్మ్. హ్మ్.
దాని పైనుంచి మనం ఈ రైసుంది గదా!
అవును.
ఆ! ఆ రైసు 70 శాతం ఉడికిన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్‌ని చికెన్ మీద లేయర్, లేయర్ లేయర‌లకింద వేయాలి. ఎలాగంటే ఒక లేయరేసిన తర్వాత దాని మీదొక ఏమంటారు ఇది? కుంకుంపువ్వు వాటరుంటుంది. హుహు. కిందనే ఉంటుంది చికెన్ మొత్తము. ఆహ్, ఒక లేయరేసిన తర్వాత కుంకుంపువ్వు వాటరు. కొంచెము ఈ బ్రౌన్ ఆనియన్ అన్నాను గదా! ఇందాక?
హ్మ్. హ్మ్. చికెన్. ఆ! ఆ! హ్మ్. హ్మ్. అవును.
ఆ! బ్రౌన్ ఆనియన్. మళ్ళీ ఇంకో లేయర్ అలాగనే. అలాగ 3, 3 లేయర్‌లేస్తు... దాన్ని ధమ్‌కిబెట్టేస్తామండి పు మొత్తం కప్పేసి. ఇలా కొంచెం గూడా గ్యాప్ లేకుండా దమ్ముకు వెట్టేసి ఇది జేసేస్తాం.
ఆ! ఆ! హ్మ్.
ఆ! దమ్ముకు వెట్టే పెట్టిన క్రమంలో ఏమైతుందంటే లోపల ఆవిరుంటుంది గదా...
అవును.
ఆ ఆవిరితో హ్మ్.
అంటే ఇవన్నీ ప్రెషర్ కుక్కర్‌లోనే పెట్టాలేమో! చికెనంటే అది మాంసం ఉడక ఆ!
ఆ! ప్రెషర్ కుక్కర్ ఆ! చికెన్ ఉడికిపోతుందండి మనకి. చికెన్ కొంచెం ఉడికిన అంటే ఒక ఆహ్, 50, 40 పర్సెంట్ ఉడికిన, ఉడు ఉడికించాలి చికెన్ ముందే మనం చెప్పాను గదా! ఒక్ హ్మ్. మ్యారినేషన్ చేసిన తర్వాత తెచ్చి కొంచెం ఉడికియాలి దాన్ని.
ఓకే. ఓకే. ఓహ్! ముందుగానే ఉడికించాలి. ఆ! అవును.
50% పర్సెంట్ అలాగా ఉడికితే, మనకి దాని తర్వాత దమ్ముకి పెడతాం గదా!
అవును.
ఆ! అంటే మొత్తం కప్పేసాం గదా! ఒక చిన్న గ్యాప్ లేకుండా గూడా. ఆ! దమ్ముకి పెట్టినప్పుడు మొత్తం, ఆ ఆవిరిలోనే ఉడికిపోతుంది. చికెనూడికిపోతుంది. 70% శాతం ఉడికిన అన్నం గూడా, ఉడికిపోతుంది మనకి దాంట్లోనే.
హ్మ్. హ్మ్.
ఎ ఎలాగంటే, దమ్మేలా జేయాలంటే, మంట మొత్తము తక్కువ జేసేయాలండి మనకి.
హ్మ్.
ఆ! మ మంట మొత్తం తక్కువ జేసేసి, మనకి ఆహ్, మధ్యలో ఒక పెనంలాగా బెడతాం.
హ్మ్.
ఆ పెనం మీద బెడితే ఏమైతుందంటే మనకి, కింద చికెను అదంతా కాలకుండా ఉంటుంది. ఎక్కువ సేపు ఒక 10, 15 నిమిషాలు బెడతరు దమ్.
హ్మ్.
ఆ! అలాగ దమ్‌కి బెట్టినప్పుడు కింద కాలకుండా, మధ్యలో ఒక పెనం బెట్టుకోవాలి. అలాగో 10, 15 నిమిషాలుంచి. తర్వాత ఒక పో పోయిమీద నుంచి దీసి, ఒక 10 నిమిషాలు బెట్టుకోవాలి, ఆ అట్లనే.
హ్మ్. ఆ!
అట్లా పెట్టుకోద పెట్టుకోవడం ద్వారా, మంచిగా లోపలున్న చికెన్ గానీ, అదంతా ఉడుకుతుంది బాగా. ఆ! ఫ్లేవర్ గూడ దానికి పడుతుంది.
ఇది ఈ విధంగా ఉడికించినటువంటి చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్. <sniffs> అది ఒక వెంటనే, సర్వ్ జేస్తే అంత ఉమ్మగెలడం అంటారు. కొద్దిగా సెట్ అవ్వాలి గదా! అందుగొక
హ్మ్. హ్మ్. అవును. అయితే మనకి వెంటనే సర్వ్ జేయొద్దండి.
చెయ్యొద్దు. ఒక అరగంట ఆ!
ఒక్క ప హ్మ్. ఒక అరగంటైనా, సమయం అలాగా దీసుకొని, దాన్ని మంచిగా దాని ఫ్లేవర్స్ అన్నీ, దాంట్లో రైస్‍లోకి గాని, చికెన్‍లోకి గానీ, ఇమిడిపోయేటట్టు
హ్మ్. ఆ!
ఒక అర్ధగంట అలా ఉంచి. తర్వాత దీస్తే, దాని ఫ్లేవరంతా ఒస్తుంది మనకి.
అవును.
హ్మ్.
అయితే ఇప్పుడు చికెన్ పులావ్ గురించి చాలా బాగా చెప్పారండి. అంతా డీటెయిల్డ్‌ గాను. ఇంకోటి ఆహ్, చికెన్ ఆహ్, ఆ బిర్యానీ అయింది గదా! చికెన్ పులావ్ ఎట్లా తయారు జేస్తారు?
హ్మ్. హ్మ్. ఆ! చికెన్ పులావ్ గూడా, మనకిలాగా మ్యారినేషన్ జేసుకున్నాం గదా! ఇందాక.
ఆ!
ఆ! అలాగా మ్యార్నేషన్
అంటే పులావ్ అంటే ముందు నుంచి చెప్పండి? అంటే చికెన్ చికెన్ ఎలాంటి చికెనుండాలి? హ్మ్.
ఆ! అయితే మనం మన కావాల్సినంత ఆ! ఆ! కొంచెం మనకి బిర్యానీకైతే, పెద్ద పీసెస్సు దీసుకుంటాం మనం. ఆహ్, ఒక ఆమ్, నార్మల్ సైజ్ కంటే, పెద్ద సైజ్ దీసుకుంటాం బిర్యానీకైతే. పలావ్‍కైతే కొంచెం మీడియం సైజ్ ఆహ్, పీసులు దీసుకోవాలి మనకి. ఆ! పలావ్‍లో కొంచెం ఉడకాలి గాబట్టి.
హ్మ్. హ్మ్. ఆ! అవును.
ఫస్ట్ నుంచే మనకి ఆయిలేసేసి, దాంట్లో ఆహ్, ఆయిల్ గానీ, లేకపోతే ఈ ఉల్లిగడ్డలు, తర్వాత పచ్చిమిర్చి అదంతా వేసేసి, దాని తర్వాత చికెనేసేయాలి. మ్యారినేషన్ ఉండది ఈ పద్ధతిలో.
హ్మ్. ఆ! అవును.
దాంట్లో చికెనదంతా వేసేసి, మనకు కావాల్సిన మసాలాలు, ఉప్పు, కారం ఇవంతా ఉప్పు, కారం గానీ, లేకపోతే జింజర్ గా‌ర్లిక్ పేస్ట్ గానీ, అవన్నీ ఏసేసి బాగా కలిపి ఆహ్, కొంచెం ఉడకనీయాలి చికెన్‌ని.
హ్మ్. హ్మ్. హ్మ్.
దాంతర్వాత మనకి బాస్మతి రైసయితే బాస్మతి రైస్ లేకపోతే, మనకి ఆహ్, పలావులో ఎక్కువగా పలావులో ఎక్కువగా చిట్టి ముత్యాల రైస్‌తోటి జేస్తుంటారు.
ఆహా! ఇ చి చికెను చికెన్ను పలావులో సరే. చి ఆహ్, ఇంకోటి ఏవిటన్నావు? చికెన్ను ఆహ్, చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ కాకుండా, ఇంకోటేంటది? చికెను తాలూకా వంటకం?
హ్మ్. బిర్యానీ. హ్మ్. హ్మ్. చికెన్ తాలూకా వంటకమయితే, మనకి ఇవి ర చాలా ఉన్నాయండి. ఆ!
చికెన్ కర్రీ. చికెన్ కర్రీలు హ్మ్.
తన్ అవును.
చికెన్ కర్రీ ఎట్లాది? ఆ!
చికెన్ కర్రీలెలా అంటున్నారా? ఆ! చికెన్ కర్రీ అంటే మనకి రొటీనే ఉంటుందండి. మనం ఎలా మనం ఇప్పుడు నార్మల్‌గా వేరే కూరలు జేస్తుంటాం గదా! సేమ్ అలానే. ఇందాక జెప్పినట్టు ఆ అనియన్ గానీ, అవంతా ఏసేసి, ఆహ్, ఆయిల్‌లో. దాని తర్వత చికెనేసుకుంటాం. చిన్న, చిన్న పీసెస్ అంటే మీడియం సైజన్నా. అలాగేసుకొని వాటి పై దాని పైన కొంచెం మనకు పసుపు, కారం అదంతా వేసి చికెన్ పైన, కొంచెం ఉడికిన తర్వాత మనకి ఇదేస్తాం మనం, ఏమంటరగా? చికెన్ అదంతా ఏసేసాం గదా! ఆ! మసాలా దీనుసులు అదంతా ఏసేసిన తర్వాత నేను జేసే పద్ధతిది. దాంట్లో కొంచెము టమాటాలు, కొంచెం పెద్ద, పెద్ద ముక్కలే.
అవును. ఆ! ఆ! ఆ! ఆ! మసాలా దినుసులు అవి. అవును. ఓహ్! టమాటా ఇందులో వేస్తారు. ఆ! బిర్యానీలో అయితే వెయ్యరు. హ్మ్.
ఆ! టమాట ఎ బిర్యానీలో ఏస్తే అసలు చెడిపోతుందండి. బిర్యానీ గూడా. తినరు గూడా నాకు దెలిసెవరు. అయితే దీంట్లో ఆహ్, కొంచెం పెద్ద, పెద్ద ముక్కలు తీసుకుంటేమైతది టమాటాలంటే, దాని పైన చర్మంలాగా తోల్లాగా ఉంటుంది గదా!
అవును. ఓకే. ఆ! అవును.
ఆ తోలు కొంచెం ఉడికిన తర్వాత ఒచ్చేస్తుందండి మనకి టమాటాది.
ఓకే.
అలాగా తీసేయడం ద్వారా ఏమైతుందంటే, టమాటాలు గూడా మంచిగా ఉడికి, ఒక గ్రేవీలాగా ఏర్పడుతుంది కొంచెం ఆ! కొంచెం కన్సిస్టెన్సీ అది కొంచెం పెరుగుతుందది.
అవును. గ్రేవీగా తయారవుతుంది. ఆ! ఆ!
హ్మ్. కొంచెం తిక్కుగా అయితుంది కర్రీ గూడా. అలాగా తీసేస్తే మనకి మంచిగుడుకుతుంది ఆహ్, కుక్కరులో గూడా.
ఆ! ఆహ్
తీసేసిన తర్వాత ఆహ్, కొంచెం గా మంచిగా కలుపుకొని దాని తర్వాత... ఎంత గావాల్సొస్తే అంత వాటర్ గలుపుకొని. ఆ మూత ఏసేసి, మనము ఒక 20 నిమిషాలలాగా పెడితే మనకు అయిపోతుందండి చికెన్ కర్రీ.
ఆ! అయితే ఇక్కడ ఇంకొకటి, నాకొక డౌట్ ఒకటుంది. అదేంటంటే, మీరు చికెను పులావుకి గానీ, చికెన్ కర్రీకి గానీ, ఆహ్, ఇప్పుడు మనకి కోళ్ళలోనేమో మొగ, ఆడ ఉంటాయి కదా! పుంజు, పెట్ట అనేసంటాం. ఆహ్, ఏది ప్రిఫర్ చేస్తారు వీటికి? ఏది ఆహ్, తీసుకుంటే కర్రీ గానీ, బిర్యానీ గానీ బావుంటుంది? దెని ఈ రెండిట్లో ఏమన్నా తేడా ఉందా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. హ్మ్. ఆ! అంటే మనకిప్పుడు మన బయట ఏమంటారివి ఆహ్, పౌల్ట్రీ ఫార్మ్ చికెన్‌తోటే జేసుంటామండి. మనం నాటుకోడి బిర్యానీ అలాగ జేయాలంటే
ఆ!
దానికెక్కువగా ప్రిఫర్ జేయొచ్చు. ఆహ్, పే పుంజ
అంటే పౌల్ట్రీ ఫార్మ్‌లో వాటికి మరి మొగ ఆడ ఏమి ఉండవా?
వాళ్ళు మనకి <chuckles> కట్ జేసి పెడతారు గాబట్టి మనకేం తెలీయదది. ఎలాగంటే, ఆ పుంజు కట్ జేసిర్రో, పెట్టెని కట్ చేసిర్ర ఎక్కువ శాతం ఆహ్, పెట్టలే ఉంటాయి మనకి. ఆహ్, దీంట్లలో ఫీమేలే ఎక్కువుంటది మన పౌల్ట్రీ ఫార్లమ్‌లలో. హ్మ్.
ఆ! ఓకే. ఆ పౌల్ట్రీ ఫార్మ్‌లో. ఒక నాటుకోడయితే మట్టికి ఏది ప్రిఫర్ చేస్తారు?
ఆ! నాటికోడి అయితే మనకి పుంజు బా ఉంటుందని చెప్తారండి టేస్ట్. ఆ! పుంజు బావుంటుంది ఆహ్, చెప్పడానికి. ఆ! మనకెక్కువగా బిర్యానీలో ఏం అలా చేయరు నాటుకోడితోటెక్కువగా గాని, కర్రీస్ ఎక్కువ ఇష్టపడతారు నాటికోడి పులుసు గాని అలాగా.
ఆ! అవును. హ్మ్. ఆ! ఓకే.
అవి అద్భుతంగా కుదురుతాయి ఇంకా. నేను చేశాను గూడా కొన్నిసార్లు.
అ ఆ! సో నాటికోడి అవును. నాటుకోడి పులుసు అని ఇవన్నీ మన సినిమాల్లోను కూడాను ఈ డైలాగు‌లన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. హ్మ్. ఆ! నాటుకోడి సేట్టే పా ఫారం కోడి కంటే నాటుకోడితో వంటకాలు బావుంటాయన్నమాట. అంటే టేస్ట్ విషయంలోని ఆ!
హ్మ్. అవినన అవును. అవును. అవును. హ్మ్. బావుంటాయండి. నాటి కోళ్ళు చాలా హ్మ్. టేస్ట్ విషయంలో మనం నాటుకోడిని తీయాల్సిన అవసరమే లేదు. నాటుకోడి చాలా ముందు వరుసలో ఉంటుంది మనకి. ఆహ్, దానికొక ఆహ్, చాలామంది ఫ్యాన్స్ ఉంటారు నాటకోడికి గూడా.
ఆ! అవును. ఆహా! అదే. ఆ! చాలా బావుందండి. చాలా విషయాలు ఇప్పుడు చికెను, చికెన్‌తోటి చేసేటువంటి వంటకాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలు, కూలంకషంగా చెప్పినందుకు, మీకు చాలా ధన్యవాదాలు. మీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను ఈరోజు. <sniffs> హ్మ్. చాలా ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.